ఓహో! ఓకే.
ఓకే. అసలు ఆయన ప్లే చేస్తున్నాడు. ఫ్లూటు మతి పోయిందండి ఆరోజైతే.
హ్మ్. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పారు. ఆయన పాటలు పాడుతారు గాబట్టి ఆయన ఫేమస్ కానీ మనకి బ్యాక్ సైడ్ చాలామందుంటారండి. వాళ్ళని ఎవ్వరు అసలు వాళ్ళకంటూ ఫ్యాన్ బేసుండదు. లేదు అంటే వాళ్ళకి అంత గుర్తింపు కూడా ఉండదు బయట. కానీ మరి మీకాయన ఎలా తెలుసండి అంటే మీరు అంత పర్ఫెక్ట్‌గా ఆయన మీకిష్టమని అంటున్నారు కదా!
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నిజం నిజం. అవునండి. హ్మ్. అయితే, అ ఆ! రైట్. నేను చెప్తాను దాని వెనకాల అంటే ఏఆర్ రెహమాన్ గారు పాటలు కంపోజ్ చేస్తారు కదా! చేసినప్పుడే ఆయన ఏ ఇన్‌స్ట్రుమెంటు ఎవరు వాయించాలి? ఏం వాయించాలి? అనేది నొటేషన్స్ ఇస్తారు. ఏఆర్ రెహమాన్ అనే కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా పని చేసే విధానం ఇదే అనమాట. కీరవాణి గారైనా, ఇళయరాజా గారైనా తమనైనా ఇదే. సో, వాళ్ళు ఒక పాట ఇప్పుడు ఆహ్, 'నననా నననా' అని ఒక కంపోజ్ చేసిన తర్వాత దాని వెనకాల ఇన్‌స్ట్రుమెంట్లన్నీ ఏమేమి ఉండాలి? ఎలా ఉండాలి? ఎంత ప్లే చేయాలి? వాళ్ళు ఏం ప్ చేయాలి అనేది కంపోజింగనమాట యాక్చువల్ కంపోజింగంటే అదే.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హుహు. ఆహా! ఓకె. హ్మ్. హుహు. ఓకె. అంటే అన్ని పాటలకి అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ వాడరు.
అన్నీ పాటలకి అహా! వాడరు. కానీ ఏమేమి వాడాలో దానికి ఏమి సూట్ అవుతాయో ఏది వాడితే దాన్ని అందంగా ఉంటుందో మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు. అండ్ వాళ్ళు ఏం వాయించాలో కూడా వీళ్ళే జెప్తారు.
హ్మ్. వీళ్ళు చెప్తారు డైరెక్టర్స్. హ్మ్. హ్మ్.

వెళ్ళానండి. 'కొమరం పులి' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్ళటం జరిగింది నేను. 'పవన్ కళ్యాణ్' గారిది అప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఆ‌ కాస్ట్ క్రూ ఏర్ ఏఆర్ రెహమాన్ గారిని మళ్ళీ ఇంకోసారి చూడటం అదంతా ఆహ్, జరిగింది. అలా అంటే నేను మీడియా రంగంలో పని చేస్తాను. సో చాలా మందిని చూసానండి, చాలామందిని దగ్గర నుంచి చూసాను, కానీ నాకేంటంటే ఆహ్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళనిబ్బంది పెట్టడం ఇష్టముండదు. చాలా తక్కువ మందిని నేను పలకరిస్తాను, లేదా వెళ్తాను దగ్గరికి, <sniffs> ఎందుకంటే వాళ్ళు వే
ఓహో! 'పవన్ కళ్యాణ్' గారు. ఓహో! ఓకే. ఓహో! ఓకే. ఆ! హ్మ్. చూసున్ ఆ! అవును. కొంతమంది ఏంటి అంటే పడిపోతూ ఉంటారు. ఏళ్ళిపోయి.
హ్మ్. అవును వాళ్ళకి వాళ్ళు ఎలాంటి దీంట్లో ఉన్నారో తెలియకుండా వెళ్లి సెల్ఫీలడగటం, భుజం మీద చేయ్యేసేయటం. అది అసలు
అవును. అవును. కొంతమంది అదే కదండీ వెళ్ళిపోయి సెల్ఫీ‌లు అడుగుతూ ఉంటారు. లేదు అంటే ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా అన్‌కమ్‌ఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడక్కడికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళూ వాళ్ళని ఇష్టపడేవాళ్ళే.
హ్మ్, అవును. కరెక్ట్. అవునా? అవును. అవును.
హ్మ్. అయితే మీరింకేప్పుడూ ఈ ఫోటోస్ తీసుకోవడం గాని, ఇంకా వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టలేదంటారు. ఇప్పుడు మీరు మీకిష్టమైన సంగీత డైరెక్టర్ దర్శకులు కానీ, లేదు అంటే ఇంకెవరైనా ఉంటారు కదా! వాళ్ళని మీరూ ఫేసుబుక్కుల్లో కానీ, ఇన్‌స్టాగ్రాముల్లో కానీ వాళ్ళని ఫాలో అవుతుంటరు. ఎందుకంటే వాళ్ళ అప్డేట్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి గదా!
అ హుహు. హ్మ్. హ్మ్. అందరిని ఫాలో అవుతానండి నేను. సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు అందరిని ఫాలో అవుతాను, ఆహ్, వాళ్ళు పెట్టే అప్డేట్లు చూస్తూ ఉంటాను. వాళ్ళు పెట్టే పాటలవి వింటూనే ఉంటాను. ఇప్పటికీ చాలా ఆ! ఇదిగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది వాళ్ళందరిని ఆహ్, ఫాలో అవుతుంటే ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఏదో ప్రపంచంలో ఏం చేస్తారో మనకు తెలిసింది కాదు. తెలీదు.
హ్మ్. ఓహో! హ్మ్. అవును ఏం తెలియదు. వాళ్ళేంటంటే ప్రోగ్రామ్‌కొచ్చామా, చేసుకున్నామా, యెళ్ళిపోయామా, పాడామా, అన్నట్లుండేది.
జాయిల్ అవును. అవును. ఇప్పుడు వాళ్ళు రాబోయే పాటల గురించి చెప్పటం. మన ఆడియన్స్‌తోటి ఇంటరాక్ట్ అవ్వటం అదంతా చాలా బావుంటుంది.
హ్మ్. అవును వాళ్ళు కూ ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే, అంటే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఓకే వాళ్ళు కూడా ఆహ్, నెక్స్ట్ ఇది తీస్తున్నారు, ఇలా వస్తున్నారు, అని జనానికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సినిమా మీద పెట్టిన కాన్స‌న్‌ట్రేషన్ పాటల మీద పెట్టరండి చాలా మంది.
హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. అండ్ పైగా అవునండి. అవునండి. పైగా మీరన్నట్టు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌కి వచ్చిన ఆహ్, మ రికగ్‌నిషన్ వేరే వాళ్ళకి రాదు. సో వీళ్ళందరూ ఇప్పుడు‌ స్ వాళ్లకి వే వాళ్ళు వెళ్లి ప్రెస్‌మీట్లు పెట్టలేరు. లేకపోతే జర్నలిస్టులు వెళ్లి వాళ్ళని ఇంటర్‌వ్యూలు చెయ్యరు.
హ్మ్. కాదు. చేయలేరు. అసలు యెనకాల ఎవరున్నారో కూనా ఎవరూ అడగరండి. ఇప్పుడు న్యూస్ వాళ్ళయినా సరే అవ్వండి, సోషల్ మీడియా అయినా కానండి, ఎవ్వరైనా సరే వాళ్ళని గుర్తించరసలు.
అవును. అవును. ఆ అవును. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కలకి పిఆర్ అవసరం అండి. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయండి పెద్ద పెద్ద మ్యూజికల్ బ్లాక్బస్టర్ దానికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ చేశారో కూడా మనకి తెలియదు, వాళ్ళ పేరు గూడా గుర్తురాదు. ఉదాహరణ చెప్తాను చూడండి. 'సీతారామం' అని సినిమా వచ్చింది 24లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ అసలు మ్యూజిక్ వల్లే హిట్ అయింది అంటారు. కానీ ఎంతమంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పగలుగుతారు చెప్పండి?
హుహు. తెలీదు. అవును. అవును. అవునండి. అవును. చాలా మంచి సినిమా. హ్మ్.